ఆ! చెప్తారు. ఇదేంటంటే మన హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ అంటారు గదండీ ఇప్పుడా జనాలు. హెచ్‌ఆర్ హెచ్‌ఆర్‌లో ఇయన్ని చూస్తారనమాట. మనం కమ్యూనికేషన్ ఎలా ఉంది? మనం మాట్లాడే విధానం ఎలా ఉంది? మనం ఎంత స్కిల్స్ ఒచ్చినా గాని, లాస్ట్‌కి కమ్యూనికేషన్ గూడా ఖచ్చితంగా ఉండాలి. బావుండాలి.
అవునవును. ఆ! అవును ఉండాలి కదండీ. మనం అనుకున్నదంతా చెప్పాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఖచ్చితంగా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా.
అవును. అవునండి. అవునవును. ఖచ్చితంగా. ఈ రోజుల్లో చాలా మంది పాపం ఎన్ని స్కిల్స్ ఉన్నా కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉండిపోయి. జనాలతో మాట్లాడటం భయపడి ఎదగలేక పోతన్నారు. ఏంటంటే ఆళ్లకొచ్చు పాపం నిజంగా జెన్యూన్‌గా దాన్నించి నేర్చుకుంటారు. కానీ దాన్ని చూపిచ్చే దానికి భయపడిపోతారు. సో, అలా నేనేంటంటే బట్టలు మనం మంచియి చూజ్ జేసుకున్నా గానీ, మనలో ఒక కాన్ఫిడెన్స్ ఒస్తదన్నమాట. మనకి మనమే కొంచెం నీట్‌గా కనపడి ఒక ధైర్యంతో వెళ్లొచ్చు. అందుకని ఇంటర్వ్యూ‌కెళ్ళినప్పుడు అందరూ ఫార్మల్స్ ఏసుకో అని జెప్పేది అందుకే. మనకి కాన్ఫిడెన్స్ ఒచ్చిద్ది. చూసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఒచ్చి‌ద్ది. మన పని గూడా కొంచెం ఈజీ అయిపోయిద్ది మనకి. చాన్స్ సెలెక్ట్ అవ్వడానికి గాని కొంచెం ఎక్కువుంటుంది. కాబట్టి మనకి
అవునండి. నిజమేనండి. మరి అలాంటప్పుడు ఆహ్, కలర్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏ ఏదైనా కలర్స్ కాంట్రాస్ట్ లాగా ప్యాంట్ షర్ట్ అలా వేసుకుంటారా? లేదంటే పర్టిక్యులర్‌గా లైట్ కలర్స్ అయితే బావుంటుందనుకుంటారయి. ఎలా అనుకుంటారు? ఎలా సెలెక్ట్ చేసుకుంటారు?
ఆ! ఆ! నాకును సాధారణంగా బ్లాక్ అయితే ఇష్టమండి. నార్మల్‌గా అయితే బ్లాక్ ఎక్కువ కొంటా ఉంటాను. లేదు ఇలా క్లయింట్స్‌తో మీటింగ్ గాని, ఇలా ఆఫీస్ ఇంటర్వ్యూస్ ఉందంటే, ఆహ్, గ్రే షర్ట్ ప్లె‌యిన్ గ్రే షర్ట్ గాని, ప్లెయిన్ వైట్ షర్టు, లేదంటే స్కై బ్లూ షర్ట్ అలా డీసెంట్ కలర్స్ ఉంటే కొంచెం కంట్లో బావుంటది.
ప్లెయిన్ కొంటారా వీలైనంత?
ఆ! అవును. మంచియి
ప్లెయిన్ లేదంటే సన్ సన్న డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా.
అవునవును. సన్న డిజైన్. లేదంటే ప్లె‌యిన్ షర్ట‌యితే ఇంకా బెస్ట్ అండి. మంచి ప్లెయిన్ షర్ట్, ఒక గ్రే షర్ట్, లైట్ గ్రే షర్ట్‌లు అలా ఏసుకొని, కొంచెం నార్మల్ జీన్స్ ప్యాంట్ కాకుండా నార్మల్ మంచి ఫార్మల్ ప్యాంట్ ఏసుకొని, కొంచెం బెల్ట్ పెట్టుకొని, వాచ్ బెట్టుకొని, కొంచెం డీసెంట్‌గా అనిపిచ్చా‌వంటే చాలా బావుంటదన్నమాట క్లయింట్స్‌తోనే. చాలా మంది నాకు
మంచి కాన్ఫిడెంట్‌గా అనిపిస్తుంది మీకు.
అవును. నేను ఇలానే కొంచెం చూసే
అయితే మరి ఆ! స్నేహితులతో బయటికెళ్ళినప్పుడు పువ్వుల చొక్కాలు, బీచ్ డ్రెస్‌లు అవన్నీ వేసుకుంటారా? <chuckles>
అంతే అండి. ఆ! బయటికెళ్ళామంటే ఇంక అంతే. ఆ టీ షర్ట్‌లు లేదంటే మంచి మంచి కలర్ కలర్ జిగేల్ జిగేల్‌మనే షర్ట్ ఏ‌సుకోటం.
ఫ్లవర్ డిజైన్స్ అన్ని చాలా బా ఒస్తున్నాయి గదా! ఇప్పుడు షర్ట్స్‌లో కూడా. చాలా అందంగా ఒస్తున్నయి.
అవునండి. చాలా అవునండి. అసలా దానికి డ్రెస్సుల్లో అసలు ఎన్ని గొన్నా మనకి కొత్ కొత్త మోడ‌లొచ్చేసిద్ది. అది గొనాలని‌పిచ్చిద్ది. సో, మనకెన్ని గొంటానో ఒచ్చావండిది. ఏంటంటే మనం మనకి ఎలాంటి దుస్తే‌సుకుంటే మనకి కాన్ఫిడెన్స్ ఉందా సిట్యుయేషన్ దగ్గట్టు జూసుకొని చూసుకుంటా ఉండొచ్చండి.
అవునండి. అది. బా జెప్పారు. మిగతా వాళ్ళకంటే కూడా మీకు ఎంత సౌకర్యంగా ఉంది, మీకెంత కాన్ఫిడెన్స్‌గా అనిపి‌స్తోంది. ఆ డ్రెస్ ఏసుకున్న వల్ల మీరేదన్నా మీరు ఆహ్, కమ్యూనికేట్ చేయడానికి కానీ, ప్రెజెంట్ చేయడానికి కానీ, మీ ఆఫీస్‌లో పెద్దవాళ్ళతో మాట్లాడ్డానికి ఏదైతే బావుంటుందో అది సెలెక్ట్ చేసుకునే విధానం మీరు చెప్పడం అది చాలా బాగా అనిపించింది. చాలా బా మాట్లాడారు. మీ డ్రెస్ సెన్స్ విషయంలో గానీ, వాచ్చె‌స్, బెల్ట్ ఇంకా దా ఇలాంటివన్నీ కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు బా చెప్పారండి. ధన్యవాదాలు.
అవునండి. అదే ముఖ్యం. అవును. అవునన్ అవునండి.

ఆ ఆహ్, అవునవును. ఏంటంటే, మన ఫ్రెండ్స్‌తో ఎవరైనా బ్లాక్ షర్ట్ కొనుక్కోవాలి, బావుంది ఇలాంటి షర్ట్ బావుంది కొనుకుందాం అనిపిస్తే, వెంటనే మన ఫోన్‌లో ఓపెన్ చేయగాల్నే అన్ని బ్లాక్ షర్ట్ గురించి యాడ్‌లు రావటం, అయ్యే ఒస్తాయన్నమాట ఫోన్‌లో గూడా.
అవునండి బాబు. నిజంగా ఒక్కోసారి భయం వేస్తూంటుంది. <chuckles> ఇంట్లో ఏదైనా అసలు మాట్లాడుకుంటు ఉంటుంటే, ఇవాళ రే ఇవాళ రేపైనా టమాటా పచ్చడి చేయాలనుకోండి, దానికి తగ్గట్టువన్నీ వచ్చేస్తున్నాయండి బాబు. ఇంత ఫోన్‌లో మనం మాట్లాడేది కూడా వినేసి చేసేస్తే ఎలాగండి? <giggles> ఆ!
అవును. ఆ! అవును. వస్తాయండి. హ్మ్. వినేస్తాం, ఏం చేస్తాం. అందరేంటంటే, ఇది కూడా ఒక బిజినెస్సే అండి. ఎలా అంటే, ఇప్పుడు మీరు బట్టల గురించి మాట్లాడుకుంటే, ఆ బట్టలు ఆటోమేటిక్‌గా ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే, ఆ బట్టల షాపోళ్లు గానీ, అంటే కొంచెం మంచి మంచి బ్రాండ్స్ ఒక పూమా అంటారు కదా! నైక్ అలాంటి బ్రాండ్స్ ఏంటంటే, ప్రమ్ యాహ్! యూజర్‌ని కొంచెం ఇలా మ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటే, వాళ్ళ ఇష్టాలను ట్రాక్ చేసి, అలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో లేదంటే, ఇలా యూట్యూబ్ ద్వారానో, మనకి యాడ్ రూపంలో మనకి పంపిస్తారన్నమాట. ఎందుకంటే ఆళ్ళకి బిజినెసొచ్చుది.
అవునవును. ఆ! అవే వస్తాయండోయ్! మనకేది నచ్చుతాయో అవే యాడ్స్ కూడా వస్తూంటాయి.
అవునండి. ఖచ్చితంగా. మనం ఏమైనా వంట వండుకుందం గురించి మాట్లాడకున్న యూట్యూబ్‌లో ఓపెన్ చెయ్యగానే ఫస్ట్ అయ్యే వీడియోలు వస్తాయి అది చూడమన్నట్టుగా. సో ఇదంతా ఒక రకంగా
ఆడవాళ్ళు ఏదైనా నగల గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ నగల గురించి వస్తుంటాయి మాకైతే. <giggles>
<chuckles> అవునండి. ఖచ్చితంగా వస్తాయండి. అలానే. ఇంకా
ఆ! అలైతే మీకు ఎక్కువ ఎలాంటివి వస్తూంటాయంటారు?
హ్మ్. మెయినేంటంటే, ఇప్పుడు బిటెక్కెళ్ళాక మాకెలా ఉండేదంటే, మండే నుంచి ఫ్రైడే దాక సోమవారం దాకా సోమవారం నుంచి శుక్రవారం దాకా 5 రోజులు యూనిఫార్మ్‌లో ఉండాలి బిటెక్‌లో కూడా. ఆ! శనివా
బిటెక్‌లో కూడా యూనిఫార్మ్ ఉందా అండి మీకు?
అవునండి. ఉంది. అదే కొంచెం మైనస్సు. కాకపోతే, అది ఒక రకంగా అడ్వాంటేజండి. ఎందుకంటే, ప్రతిరోజు సివిల్ అయినా గాని ఎన్ని బట్టలనేసుకుంటాం, ఒకసారేసుకుని మళ్ళీ వేసుకోవాలంటే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి పద్దాక అవును.
హుహు. అవును. అది కూడా బావుంది. కొత్తగా కూడా ఉంటుంది. ప్రత్యేకంగా 2 రోజులు వేసుకోవాలంటే.
అవును. అవునవును. అలా, శనివారం అలా ఇచ్చేవాళ్ళనమాట. అప్పుడు కొంచెం ఇంకా పెద్దయ్యేసరికి మాకు కూడా బాగా ఇలా పెరిగిపోవటం, ఇప్పుడు దానికి మంచి అవుట్‌ఫిట్ కొనుక్కోవటం, అంటే ఒకరిని చూసి ఒకళ్ళు. ఈ అబ్బాయి ఒకరు కొన్నారంటే, అది బావుందని చెప్పి దానికి తగ్గట్టు ఇంకొకటి కొనుక్కోవటం మన ఫ్రెండ్స్‌ని చూసి. అలా ఇన్‌స్పైర్ అయ్యి ఇది బావుందిరా, అది బావుంది తీసుకోవటం. సో, ఇంకా ఒక షర్ట్ ప్యాంట్ కొంటే అక్కడితో ఆగం. దానికి తగ్గట్టు ఒక మళ్ళీ వాచ్ కొనుక్కోవాలనుకుంటాం. అలా ఇంకా వయసు పెరిగే కొద్దీ మనకి ఇంకా, ఇలా సెన్స్ అనేది పెరిగిపోతుంది. ఫ్యాషన్ సెన్స్ అనేది అందరికీ దుస్తులు మనకి ఖచ్చితంగుండాలి. కంఫర్ట్‌గుండాలి.
హ్మ్. అంటే వాచెస్ కూడా మారుస్తూ ఉంటారండి, మీరు డ్రెస్ తగ్గట్టుగా? అంటే 2, 3 పెట్టుకుంటారా దగ్గర? అంటే ఒకటేమో, మెటల్ వాచ్ అని, ఒకటి లెదర్ వాచ్ అని, ఒకటి బ్లాక్ అని, ఒకటి సిల్వర్ కలర్ అని రకరకాలుగా వేసుకుంటున్నారు కదా! అది కూడా ఇంకోటి పెద్ద డయల్ అని.
ఆ! అవునండి. ఈ మద్యే అవును. అవునండి.